ప్రతి ఒక్కరికి చదువయ్యాక ఆహ్, ఉద్యోగం అనేది చాలా ముఖ్యం అందరికి. అయితే అదే వాళ్ళకి నచ్చిన ఉద్యోగం దొరకడం అన్నది ఇంకా ముఖ్యం. నువ్వేమంటావు దానికి?
ఉహూ. హ్మ్. అవును. హ్మ్. అవును. ఖచ్చితంగా. ఇది మాత్రం ఒప్పుకోవాల్సిన విషయమే. నేను నా చదువు అయిపోయిన తరువాత, బీ‌టెకు. బీ‌టెకైయిపోయిన తరువాత, నేను వ్యాపారం చేద్దాం అనుకున్నా. నాకు అది నచ్చింది. చేశాను అంతా బానే ఉంది. కొన్నాళ్ళు నాకు
ఆ! అంటే, మీ ఇంటికి సంబంధించిన వ్యాపారమా? లేదంటే ఏదైనా నువ్వు కొత్తగా మొదలు పెట్టావా?
ఆ! మా ఫ్యామిలీ బిజినెసే చేశాను. అది అయిన తరువాత, దాని తరువాత నేను చదువుకోడానికి పై చదువులు చదువుకోడానికి వేరే కంట్రీ ఎళ్ళాను. అదంతా డక్కా, ముక్కలు తిని కంప్లీట్ చేశాను చదువంతా కూడాను. చదువంతా కంప్లీట్ చేసిన తరువాత, ఆహ్, <smacks lips> ఒక పార్ట్ టైమ్ చేస్తా కూడా అదంతా మానేసేసి. అవి ఆరోజు పని చేసేటప్పుడు చాలా బాధతోటున్నానన్నమాట. అన్న పిలిచి అడిగాడు, పార్ట్ టైమ్ చేసేటప్పుడు చదువంతా అయిపోయిన తరువాత.
హ్మ్. అంటే నువ్ నువ్వు చదువుకుంటూ పార్ట్ టైమ్ ఉద్యోగం చేస్తున్నావు. నువ్వు చెప్తున్నది అంతే కదా. హ్మ్. అక్కడెలా ఉంది?
చేస్తా ఉన్నాను. హ్మ్. ఆ! ఆ రోజున చేస్తా ఉన్నాననమాట. హ్మ్. అక్కడ బాగుండేది. నాకాయన తోటి నేను చదువుకునే టైమ్‌లోనే, 4 సంవత్సరాలు అట్లా పని చేశాను ఆయన తోటి.
ఆహా! బాగుంది కదా!
అయితే ఆయనతోటి హ్మ్ బావుంది. ఆయన తోటి, "ఏంటి, ఏమైంది" అని చెప్పేసి అని అడిగాడు పిలిచి. అన్న, లేదన్న ఇలాగ ఇంట్లో పెళ్లి చేసుకోవాలంటే, ప్రొఫెషనల్ జాబ్ కావాలంటున్నారు ఖచ్చితంగాను. ఎలాగోలా ఏదో ఒకటి తెచ్చుకోవాలన్నా అని చెప్పేసాన్నాను. "ఓకే. ట్రై చేయండి, ఏముంది దాంట్లో" అని చెప్పేసాన్నారు. ఆయన తోటే చెప్పాను.
హ్మ్. అని అతనితోనే చెప్పావు డైరెక్ట్ గానే. ఆ! ఆ! ఏమన్నారు మరాయన? అంటే, నువ్వుంటే బాగా ఇష్టం అనే అర్థం అవుతొంది కదా. నీతో 4 ఏళ్లు చక్కగా కలిసి చేసారంటే.
"ట్రై చేయండి, ఏముంది దాంట్లో" అన్నాడు. అవును. అవును. వాళ్ళ "వైఫ్ తోనే వాళ్ళ వైఫ్ తోనే రికమెండ్ చేస్తాను" అది, ఇది అని చెప్పేసని ఆయన ప్రోత్సహించాడు. ఓకే, ఆయన పాపం చేసారు వాస్తవంగా చెప్పాలనంటే. చేయకుండా ఎం లేదు. దాని తరువాత నేను మానేసాను.
ఉహూ. ఇంకో ఉద్యోగం దొరికిందా తర్వాత నీకు? అక్కడి నుంచి వదిలేసి ఇంకో ఉద్యోగానికెళ్ళావా?
నేను ఫస్టయితే ఉద్యోగానికెళ్లేదింకా నేను. అక్కడ ఉద్యోగం మానేసేసి ఇంట్లో కూర్చున్నాను. ఏదో ఒకటి ప్రిపేరవ్వాల్సిందే అని చెప్పేసని ఖచ్చితంగా కూర్చొని, ప్రిపేరవుతూ ఉన్నానన్నమాట మొత్తం అంతా.
అంటే నువ్వు చెప్పేది ప్రిపేరవ్వడం అంటే, నీకు చదువుకి సంబంధించిందా? చదువు అయిపోయాక ఉద్యోగానికి సంబంధించింది?
హ్మ్. నా చదువుకి సంబంధించింది నాకు చదువుకు సంబంధించి నేను ఉద్యోగం కోసం ప్రయత్నిస్తా ఉన్నానన్నమాట. దగ్గర, దగ్గర ఒక 500ల అప్లికేషన్‌లు పెడితే నాకు 5 ఇంటర్వ్యూ‌లు తగిలినాయి.
ఆహా! అబ్బా!
ఐదంటే 5 ఇంటర్‌వ్యూ‌లు ఫస్ట్
చాలా క కష్టపడ్డావు స్ట్రగలయ్యావయితే.
ఖచ్చ్ అమ్మో! మాములుగా కాదసలకి. ఫస్ట్ ఇంటర్‌వ్యూ‌లో ఓచ్చేసరికి "నువ్వు ఇక్కడ సిటిజనా?" అని అడిగారు. "ఆహా! కాదు" అన్నాను. "మేము సిటిజన్లయితేనే జాబిస్తాము, పక్కకు పో బాబూ!" అని చెప్పేసని అన్నారు. ఓకే. అదయిపోయింది. నెక్స్ట్ టైమ్ అదొక ఉద్యోగం. నెక్స్ట్ టైము, మళ్ళా అదె రిపీటు ఆహ్, "నువ్వు ఇక్కడ పిఆరా?" అని అడిగారు. ఈసారి "నువ్వు ఇక్కడ పిఆరా? అట్‌లీస్ట్" అని అడిగారు. "ఆహా! కాదండి నేను ఇక్కడ స్టూడెంట్‌ని ఇప్పుడే చదువయ్యింది" అని చెప్పేసనంటే, "మేము స్టూడెంట్లకైతే పనియ్యము. ఇది ఫుల్ టైమ్ రోలు కుదరదు" అని జెప్పేసి అని అన్నారు.
ఆ! అది. అది ఒక్క ఉద్యోగంలో. హ్మ్. ఇంకో చోట కూడా? హ్మ్. అబ్బా!
మూడోసారి, మూడోసారి ఫస్ట్ డీలా పడ్డానికి, ఖచ్చితంగా పడ్డాను. ఎందుకనంటే, కాల్స్ రావటమే ఎక్కువ, కాల్స్ ఒస్తున్నాయి అక్కడ మనది పిక్కయ్యి అట్లాగా.
ఇంక డీలా పడ్డావా? ఒచ్చిందీ, ఇలా అవుతుంటే ఇంకా నీకు
ఇలాగవుతుంటే అలాగనిపిస్తంది. హ్మ్. దాని తరువాత మూడో కాలొచ్చేసరికి ఒక పక్కన ఆమె మాట్లాడుతా ఉంది. ఇక్కడ బయట ఏంటి అని అంటే కౌన్సిలోళ్ళు క్లీనింగ్ జేస్తా ఉన్నారన్నమాట. బర్‌ర్‌ర్‌ అని సౌండొస్తా ఉందది మోటర్ల సౌండు. నాకు వాళ్ళు మాట్లాడేది ఏమినిపిచ్చలా, ఫుల్లుగా నాయిస్ అంతా గూడాను. ఆళ్ళడిగిన ప్రశ్నలకి నేనేది సమాధానం చెప్పలేకపోయానసలకి.
అబ్బా! అంటే నీకు ముందర అర్థమవ్వలేదని చెప్పలేకపోయావా? మరి వాళ్ళకి చెప్పలేదా ఇలాగా
నేను అర్థం అవ్వలేదని చెప్తే నేనక్కడ నేను అన్‌ఫిట్ కదా!
అంటే, మరి ఈష్ అంటే నీకు అర్థం అవ్వలేదంటే నీకు మాములుగా వాళ్ళు చెప్తుంటే అర్థం అవ్వకపోవడం కాదు కదా! అక్కడ, ఆ నాయిస్ వల్ల కదా!
అయన్నీ ఏంటి అనంటే, అర్థం అవ్వలేదు కానీ నేను మళ్ళా కాల్ చేస్తాను, నేను మళ్ళా కాల్ చేస్తాను అనంటే అక్కడ పోయినట్టే నాకింక. ఇంకా మళ్ళా కాల్ చేస్తాను అనంటే ఇంకా లేని పనది.
అంతే కదా! హ్మ్.
హ్మ్. నెక్స్టోచ్చేసరికి మూడో అవస్క మూడోది, మూడోది. నాలుగో అవకాశం వచ్చేసరికి ఇంటర్వ్యూ అయ్యింది బాగయ్యింది. కానీ లాస్ట్‌కొచ్చేసరికి ఇట్లాగ మేము ఇంకా కొంచెం ఎక్స్‌పీరియన్స్ వాళ్ళని చూస్తున్నాము నీ ఎక్స్‌పీరియన్స్ దీనికి సరిపోదు అని చెప్పేసనన్నారు. ఆ! ఓకే. ఫైననుకుంటున్నా.
అది నాలుగో అవకాశం, నాలుగో ఇంటర్వ్యూ. మూడోది. ఆ! ఆ! అంతా అయ్యి బాగా జరిగాక. చివరికొచ్చాక.
అంతా బాగా జరిగి అయ్యాక ఇట్లాగ మేము కొంచెం ఎక్స్‌పీరియన్స్ వాళ్ళని చూస్తున్నాము మాకు ఇంకోటా ఇంకొక పర్సన్ దొరికారు అని చెప్పేసని చెప్పేసేశారు.
కానీ, అలాంటప్పుడు నన్నెందుకు పిలిచారు అని అడగలేవు కదా నువ్వు. అక్కడున్న పరిస్థితికి. అడగాలని నోటి దాకా వచ్చేస్తుంది.
అడగలేంగా. అడగలేం గదా! అది. ఆ! ఇంకా మనమేం చేయలేమది. ఆ! ఇట్స్ ఓకే. థాంక్ యూ ఫర్ యూర్ సపోర్ట్, థాంక్ యూ ఫర్ యూర్ టైమ్ అది ఇదని చెప్పేసని ఎదో ఒకటి మెయిల్ పెట్టేసేసి వదిలేసేశాననమాట. వదిలేసిన తరువాత ఐదోది, ఐదోది ఒక కాలొచ్చింది. నేను పడుకున్నాను. తెల్లారిజామున 4కి కాలొచ్చింది నాకు. పడుకున్నప్పుడు ఇలాగ ఈ రోజు సాయంత్రం 5కి హ్మ్. తీశాను. ఇలాగ సాయంత్రం 5కి ఇంటర్వ్యూ ఉంది అటెండ్ అవుతావా? అని చెప్పేసని అడిగారు. ఆ! ఖచ్చితంగా అటెండ్ అవుతాను ఎందుకు అటెండ్ అవ్వను అని జెప్పేసనన్నా.
ఆ! అయ్యిందలా అది. హ్మ్. హ్మ్. వచ్చింది. తీశావా కాల్ తీస్తావా? హ్మ్. హ్మ్.
అయితే, దానికి ముందల సీనులొచ్చేసరికి మా మా ఫ్రెండ్స్ అందరం కూడాను మేమంతా కూర్చొని మందాగుతా ఉన్నాము రూముల్లో. "అరేయ్! నాకు పిచ్చెక్కుతుందిరా బాబు"
అది మీ కాలొచ్చే ముందర విషయం ఇదంతా.
ఇదంతా కూడాను ఒక వారం రోజుల ముందల జరిగింది.
ఆహా!
హ్మ్. అయితే మేమంత
అంటే నీ ఫ్రెండ్స్‌తో ఈ వ్యవహారం అంతా ఈ కాలొచ్చే వారం రోజుల ముందర.
ఆ! అది, హ్మ్. అయితే హ్మ్. అయితే ఇట్లాగా చేస్తున్నప్పుడు, "అరె! నాకు పిచ్చెక్కుతుందిరా బాబు, నా వల్ల అయితలేదురా ఇక్కడ, చాలా వరకు కష్టంగా ఉంది. ఆహ్, ఎవ్ ఎక్కడా కూడా తలలెత్తుకోలేకపోతున్నాను ప్రతి ఒక్కలు కూడా "జాబ్ ఒచ్చిందా జాబ్ ఒచ్చిందా? జాబ్ ఒచ్చిందా?" అని అడుగుతున్నారు. మన దేశంలోనే ఇదే పరిస్థితి, ఇక్కడ ఇదే పరిస్థితి. ఆహ్, ప్రొఫెషనల్ జాబ్ చేయకపోతేనేమన్నా" హ్మ్.
ఆ రోజు కాదు. ఆ! అది ఇంట్లో నుంచి కూడా నీకు కొంచెం అడిగి అడుగుతూ ఉండేవారా. అమ్మా నాన్న కూడా, ఏంటి? ఎలా ఉన్నావు ఏంటి చదువు అయిపోయింది
ఆహ్, ఆహ్, మా ఇంట్లోలంత ప్రెషర్ పెట్టేవాళ్ళు కాదు కాని, నేనే ఆ స్టెప్ తీసుకున్నానన్నమాట. ఎందుకనంటే, నేను అక్కడ ఆ దేశంలో స్థిరపడిపోవాలి అనుకున్నాను. ఆ దేశంలో స్థిరపడిపోవాలి అని చెప్పేసనంటే, ఖచ్చితంగా మనం చదువుకున్న చదువుకి సంబందించిన జాబ్ మాత్రమే చేయాలి.
అవును కదా!
ఆ! ఇంక ఆ జాబ్ కోసం నేను ఎంత ప్రాకులాడానంటే, అంత ప్రాకులాడాను.
కానీ నువ్వు ఆహ్, నువ్వు మరి అక్కడ బ్రతకడానికి, దానికీను నువ్వు అంతకుముందు చేసిన ఉద్యోగాల నుంచి సేవ్ చేసుకున్న డబ్బులతో, ఆహ్, మెయింటైన్ అయిపోయేవాడివా?
అసలు డబ్బుకి, దానికి సంబంధమే లేదు. డబ్బుకి దానికి సంబంధమే లేదు. నేనేంటంటే, అడ్డదారులు తొక్కకుండా నిలువు దారిలో వెళ్దాం అని చెప్పేసని, రహదారిలో వెళ్దాం అని చెప్పేసని చూసాను. అడ్డదారిలో తొక్కిన వాళ్ళందరూ కూడాను ఎలాగో స్థిరపడిపోయారు అక్కడ.
హ్మ్. అది.
నేనూ వాళ్లు పెట్టిన దారిలోనే గవర్నమెంట్ ఏదైతే పెట్టిన దారిలోనే ఎళ్దాం అని చెప్పేసని నేననుకుంటూ ఉన్నాను. కానీ నాకూ నేను తప్పని చెప్పేసని తర్వాత తెలుసుకున్నానిదంతా త మళ్లీ తరువాత స్టోరీ అదంతా. అయితే ఇప్పుడు నేను ఇలా చెప్పుకుంటుంటే మా ఫ్రెండ్స్‌ తోటి, "అరేయ్ ఇలాగ ఒకటుందిరా, మా కంపెనీ ఉందిరా. దాంట్లోకి నేను రిఫరెన్సిస్తాను. ఎళ్లు" అని చెప్పేసన్నాడు. ఒరేయ్! ఇన్నాళ్లు ఏమైపోయావురా! నువ్వు దేవుడిలాగున్నావు. ఇయ్యని చెప్పేసనన్నాను. వాడు
అంటే అదే కంపెనీలో తను చేస్తున్న కంపెనీలో.
హ్మ్. చేస్తున్న కంపెనీలోనే ఇచ్చాడు పాపం రిఫరెన్సిచ్చాడు. నా పేరు పెట్టదంతా కూడా రెజ్యూమ్ అదంతా చేసిన తరువాత నాకా కాలనేదొచ్చిందాళ్ల దగ్గరనుంచి.
హుహు. బావుంది. ఆ కాలొస్తేనే అదొకా ఆహ్, సాటిస్ఫాక్షనొస్తుంది కదా! హమ్మయ్యా! ఒక కా ఒకళ్ళు పిలిచారు రా బాబు మనని ఇలాంటి పరిస్థితుల్లో అననిపిచ్చిందా? హ్మ్.
ఆహ్, ఎ ఎటెండయ్యాను. హ్మ్. అవును. ఎటెండయ్యాను. అదే కదా! అదొక రిలాక్సేషనది. రిలాక్సేషనది. ఆ రిలాక్సేషనొచ్చిన తర్వాత నాకు, ప్రశాంతంగా ఎళ్లి కూర్చొని ఒక 5 నిమిషాలు మెడిటేషన్ చేసుకొని, మా ఇంట్లో చిన్న పిల్లలుండేవాళ్లన్నమాట. ఆ చిన్నపిల్లలతోటి ఒక 10 నిమిషాలు ఇంగ్లీష్‌లో ఫట్, ఫట్, ఫట్, ఫట్, ఫట్, ఫట్ అని మాట్లాడేసేసి ఎళ్లి ఎ ఆహ్, కింద బయలుదేరే ముందు ఇంటర్వ్యూకి. అంటే ఇంట్లోనే జరిగింది. జూమ్ ఇంటర్వ్యూ.
ఏంటక్కడ నువ్వు బయలుదేరే ముందరా ఇదంతా. ఓకే.
ఆ! కింద షార్టుంది. షార్టేసుకొని పైన
అంటే, నీ మెడిటేషనే పిల్లలంటావయితే.
మెడిటేషన్ చేసుకొని, ఒక 5 నిమిషాలు చేసుకున్న తరువాత, పిల్లలతోటి మాట్లాడాను ఒక 10 నిమిషాలు. ఆ! వాళ్ళేంటి? వాళ్ళు నేటివ్ ఇంగ్లీష్ అంటే, అక్కడ ప్ర ప్రాపర్‌గా పె పుట్టి పెరిగిన ఇంగ్లీషొచ్చేదన్నమాట వాళ్ళ దెగ్గర.
పిల్లలతో ఒకసారి ఫ్రెషయిపోయి వాళ్లతో కబుర్లు చెప్పి. ఆ! అది నీకు అలవాటైయిపోయిందా వాళ్ళతో మాట్లాడి?
ఎలాగంటే మా మీకు ఆ! వాళ్ళతోటి మాట్లాడి, మాట్లాడి నాకు ఫుల్లు ఫ్లూయెంట్‌గొచ్చు. నాకు ఇప్పటికీ కూడా, ఇంగ్లీష్ వాళ్ళ దెగ్గర నుంచే నేను నేర్చుకున్నానని చెప్తా గౌరవు గర్వంగా చెప్పుకుంటాను నేను పిల్లల దగ్గర నేర్చుకున్నానని.
బావుంది, బావుంది. హ్మ్.
అది. అయితే, ఆరోజున ఆళ్ళతోటి మాట్లాడాను నేను. మాట్లాడేసి ఎళ్లి, పైన లోపల షర్టును, దాని పైన ఒక కోటేసుకొని కూర్చున్నాను. నా ఎంగేజ్‌మెంట్‌కి కొనుకున్న లెండి అది కోటు. ఆ! అదేసుకున్నానన్నమాట.
హ్మ్. అది ఈ కాలం ఆన్‌లైన్ క్లాసులుకు కూర్చుంటున్నట్లు. <chuckles>
అది. హ్మ్. అయితే, ఎళ్లి కూర్చున్నాను. కూర్చున్న తరువాత, హాయ్ సర్, హౌ ఆర్ యు సర్ అది, ఇది అని చెప్పేసనువుతా హౌ ఆర్ యు అనకూడదు. హాయ్, హౌ ఆర్ యు డూయింగ్ అనాలి మేము, ఆస్ట్రేలియా కదా. ఇంక అట్లాగా వచ్చిందన్నమాట. ఇంక అలా ఏ దేవుడు ఎనకమాల నిలబడ్డాడో తెలీదు కానీ, ఆ రోజునొచ్చిన ఇంగ్లీష్ అండి, అబ్బో! అమ్మో! అస్సలకి డిక్షనరీలో లేని పదాలు. నా నేనేనా మాట్లాడింది అని చెప్పేసి అనుకొని బయటికొచ్చి, నేను చప్పట్లు కొట్టుకుంటొచ్చా. అయిపోద్దన్న, అయిపోద్ది ఈరోజు, అయిపోద్ది ఖచ్చితంగా అయిపోద్దని చెప్పేసని
అదే. ఆ! హుహు. హ్మ్. బాఒచ్చింది, అదరగొట్టావయితే. ఓహ్! అయినా అది కూడా, సూపర్‌గా ఉంటుంది కదా! మనం చేసిన పనికి మనం మెచ్చుకోవడం అన్నది, ఇంకో రేంజ్‌లో ఉంటుందది.
హ్మ్. ఆ! నేను మాట్లాడిన మాటలకి, ఆళ్లు ఏంటి ఇప్పుడు దాని గురించి ఏదైనా క్వశ్చన్ అడిగారు. నాకు తెలీదు, కానీ నాకు ఎంతో కొంత తెలుసు, అది చెప్తాను వినండి అని చెప్పేసి చెప్పాను. దాంట్లో ఆల్లు క్వశ్చన్ అడుగుతుంటే, నాకు తెలీదు. కానీ నేను నేర్చుకుంటాను, అది, ఇది అన్నట్టుగా నేను చెప్పేసి, ఎక్కడ నేర్చుకోలి, ఏంటి అనేది మొత్తం అంతా కూడా, బ్లా, బ్లా, బ్లా అనుకుంటా వాగుతూనే ఉన్నాను మొత్తం అంతా.
వాళ్ళు బాగా కన్విన్సయ్యారైతే నీ మాటలకి.
తర్వాత బాగా నా లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీకి. అంటే నేను మాట్లాడిన దానికి కానీ, ఏదన్నా గాని అంత అనర్గళంగా మాట్లాడేసరికి వాళ్ళు ఇంక మాటలు లేవు. "ఏమన్నా క్వెషన్సున్నాయా" అని చెప్పేసెనని వేరే అతన్ని అడిగారు. ఇంకొక రూమ్‌లో ఉన్న అతన్ని. "అహా! నాకేం లేవు" అన్నారు. నాకుంది క్వెషన్ అని చెప్పేసనన్నా. మీరిన్ని సంవత్సరాలు ఈ కంపెనీలో పని చేస్తున్నారు కద, మీకెలా ఉంది అని చెప్పేసని అడిగాను. "ఆ! మాకు ఈ కంపెనీలో చాలా బావుంది. ఇవన్నీ కూడాను ఇట్లాగా ఇంట్రవ్యూ ఇప్పుడు మేము ఇతర మేనేజర్ లెవెలోకెళ్ళాము, అదంతా కూడా బాగుంది" అది, ఇది అని చెప్పేసన్నారు. దానికి ఇంకా మళ్ళా వాళ్ళు ఇంకా ఇంప్రెసైపోయి, తరువాత ఎమ్మటనే అరగంటలో కాలొచ్చింది నాకు.
హుహు. హ్మ్, ఏం అడిగావు? ఓకె. హ్మ్. హుహు. వెంటనే జాయినయిపోయావా అయితే అందులో.
రిటర్న్ కాల్, యూ అర్ సెలెక్టెడని చెప్పేసని. యూ అర్ సెలెక్టెడనొచ్చేసిందింకా. ఎప్పటినుంచి జాయినవుతావు అని చెప్పేసనంది. నేనిలాగా, నేనిలా నోటీస్ పీరియడ్‌లో ఉన్నాను, నాకు ఫెబ్ ఫస్ట్ దాకా టైం కావాలని చెప్పేసని ఫెబ్ ఫస్ట్‌కి నేను జాయినవుతానని జెప్పేసని జెప్పాను.
సూపరసల. ఓహ్! ఇంకా ఫ్రెండ్సందరితో పార్టీ ఆ రోజు.
ఇచ్చేసా, గట్టిగా పొంగిచ్చామన్నమాట నైటంతా కూడా కూర్చొని.
హ్మ్. హ్మ్. <giggles>
ధూంధాం పార్టీ జరిగింది మాకు రూమ్‌లో. జరిగిన తర్వాత, ఆహ్
హ్మ్. ఇంట్లో వాళ్ళెలా ఫీలయ్యారు?
ఇంట్లో వాళ్ళెలా ఫీలైయ్యారు, ఆ! ఓకె బానే ఉంది అంతా కూడాను. మా నాన్న ఒక రియాక్షన్‌లెసు అంతే ఉంటాడు ఎప్పుడు చూసినా గాని. <laughs> ఎప్పుడంతే, "ఆ ఓకె, ఫైన్ బానే ఉంది చక్కగా చేసుకో" అయిపోయింది. అమ్మాయా? ఎగిరి గంతేసేసింది. ఎళ్ళి మా ఊర్లో నరసింహ సామి గుడిలో 101 ప్రదక్షణాలు చేసిందంట.
ఎప్పుడూ అంతేనా? <chuckles> అమ్మ? అమ్మాయి? అమ్మాయి? ఓహో! <chuckles> బావుంది.
హ్మ్. అప్పటిదాకా నేను ఫీలవుతూ ఉన్నాగా. బాధపడిపోతూ ఉన్నా కదా!
చెప్పావా మరి? మన ఎంగేజ్మెంట్ కోట్ వేసుకున్నాను అని చెప్పావా?
హ్మ్. అదే కదా! ఏంటి, మేము ఆ ఉద్యోగం వస్తేనే పెళ్లి చేసుకుంటాను. ముందుల ఎంగేజ్మెంట్ చేసుకుంటానని చెప్పేసనన్నానింకా.
హ్మ్. ఆహా! ఎంగేజ్మెంట్ చేసుకొని మధ్యలో ఒక్కసారి ఆహ్, హ్మ్. ఆహ్, మీ ఇంటికెళ్లి ఎంగేజ్మెంట్ చేసుకొనేళ్లావా? మళ్లీ అయితే? అంటే మధ్యలో ఒక ఉద్యోగం నుంచి ఇంకో ఉద్యోగం మారే గ్యాప్‌లో.
ఉద్యోగం వచ్చిన తరువాతే నేను హ్మ్. ఎంగేజ్మెంట్ చేసుకొనొచ్చానింకది, అలా జరిగింది. అది. అలాగ జరిగిందనమాట. ఆ! ఖచ్చితంగా కొట్టాలని ఫిక్సయిపేయాను నేనింకక్కడ. సరే, కొట్టాను. కొట్టిన తర్వాత ఎళ్లి ఆఫీస్‌లోకెళ్లిన తర్వాతంతా ఒక 10 రోజులు బానే ఉంది. తర్వాత, తర్వాతగా నాకెక్కడ లేని చిరాకంతా రావటం మొదలైంది. హ్మ్. బ్రహ్మాండంగా చదువయిపేయింది. చదువయిపేయింది. పాసైపోయాను మొత్తం అంతా. హ్మ్. ఎలాగో స్లిప్‌లో గిప్‌లో ఎట్లా కొట్టి పెట్టేసి పాసైపోయాను మొత్తం అంతా.
హ్మ్. అప్పటికి చదువయిపోయిందా? ఆహ్, నువ్వునుకున్న చదువు ఆహ్, ఐటీ కోర్సో ఏదో జాయినయ్ జ ఆ! అయిపేయింది. ఆ చదువయిపేయింది. నువ్వనుకున్న చదువయిపేయింది.
అయిపోయింది. హ్మ్. అయిపోయింది. ఇంకలాగా
హ్మ్. ఉద్యోగంలో చేరావు. 10 రోజులయింది.
హ్మ్. ఉద్యోగంలో చేరాను. అంతా బాగానే జరుగుతుంది మొత్తం అంతా ఫ్రెండ్స్ అది ఇది అని చెప్పేసనన్నారు బానే ఉందంతా అలాగలాగలాగలాగా ఒక 8 నెలలు గడిచింది.
హ్మ్.
8 నెలలు గడిచిన తరువాత నాకు నా మీద విస అసహ్యమేస్తంది. ఏంటిది? పొద్దున్నే ఎళ్తన్నాను, పొద్దున్నే ఎళ్తన్నాను, సాయంత్రం వస్తన్నాను. ఇంకింతేనా జీవితం? ఇంకేం లేదా నాకు? శనివారం, ఆదివారం సెలవు. కరెక్టే. ఆ శనివారం, ఆదివారం కూడా అప్పుడప్పుడు ఈ పనికే, ఇంత రోబోటిక్‌గా అయిపోతుందన్నమాట. మొత్తం అంతా వర్కంతా ఒక రోబోట్ లాగా ఎళ్లటం, రావటం, వెళ్లటం, రావటం. హ్మ్. నేనింతకుముందు చేసిన పనులు
ఎందువల్ల? పనుండేది. అంటే నీకు ఆఫీస్‌కి సంబంధించిన పని ఉండేది. అయితే నీకేంటి ఎందుకంతలాగా నువ్వు డీలా పడ్డావు? నీకక్కడ పని నచ్చలేదా ఏంటి? నువ్వనుకున్నట్లుగా లేదా?
నాకు స్ అంటే నన్నొక యంత్రాన్ని చేసినట్టుగా నాకు అనిపించింది అన్నమాట. నేను టాయిలెట్‌కెళ్లాలన్నా గానీ స్వైప్ చేయాలి. అంటే లైక్ ట్యాప్ చేయాలి, అట్లాగా మొత్తం అంతా కూడా ప్రతి చోట కూడాను, ఆళ్లు ఇంతసేపక్కడికెళ్లాలి, ఇంతసేపిక్కడుండాలి అనేది అట్లాగా నాకు రూల్సనేది ఆహ్, మేబీ నాకా కార్పొరేట్ కల్చరనేది నాకు నచ్చలేదేమో అని చెప్పేసని నా మైండ్‌లో అదలా ఎళ్లిపోయింది మొత్తం అంతా. ఆహా! లేదు.
అది. రూల్సెక్కువనమాటక్కడ. అంటే అక్కడ అన్ని కంపెనీస్‌కి అలాగే ఉండేదా? ప్రత్యేకంగా ఈ కంపెనీ మాత్రం ఇలాంటి స్పెషల్ రూల్సున్నాయా?
హ్మ్. చప్ ఏయ్ చెప్ తెలీదు నాకది. నేను చేసిన దాంట్లో నాకలా అనిపించింది.
హుహు.
మేబీ అంటే ఏమంత పట్టించుకునేవాళ్లు కాదసలుకి. కాకపోతే ఏంటి అనంటే నేను ఇంతకు ముందు చేసిందెలా ఉండేదంటే నేను ఎక్కువ రోడ్ల మీద తిరుగుతూ ఉండేవాడిని. ఎప్పుడు చూసినా గానీ. మంచి, మంచి సీనిక్ బ్యూటీలు గానీ అక్కడా దేశంలో ఉన్నాయి గానీ, అయన్నీ చూస్తా ఉండేవాడిననమాట.
హ్మ్. అవన్నీ, ఆహ్, నీకెప్పుడు ఖాళీగా కుదిరినా నీకు వెళ్ళేవాడివి.
హ్మ్. అలా చూ ఆహ్, ఎప్పుడైనా గానీ ఇంకా ఆహా! డెలివరీల మీద చే డెలివరీలు చేసేవాడిని నేను పని. ఆ డెలివరీ పని మీద ఒక్కొక్క కొత్త కొత్త ప్రదేశాలకి తిరుగుతూ ఉండేవాడిని. ఎంత మనం ఉద్యోగాలు చేస్తన్నా గానీ ఉద్యోగపరంగా, ఉద్యోగపరంగా అలాంటి ప్లేసులు చూస్తా ఉండేవాడిని. అలాగా నాకు దాంట్లో అంత ఫ్రీడముండేది. అంటే స్వేచ్చా ఆ రకంగా ఉండేదనమాట. దీంట్లో చూసేసరికి ట్రైనెక్కుతున్నాను పొద్దున్నే, 7 కల్లా బాక్స్ కట్టుకుంటున్నాను. ఎనిమిదిన్ నా 8:30, 9 కల్లా ఆఫీస్‌కెళ్తన్నాను. మీటింగులెటెండవుతున్నాను. సాయంత్రం 4 కల్లా మళ్లీ సర్దుకుంటున్నాను. బ్యాగ్ తీసుకుని ఇంటికి వస్తున్నాను. ఇంటికొచ్చిన తరువాత మా ఆవిడతోటి 4 మాటలు చెప్తున్నాను. అలా సాగిపోతా ఉంది.
ఆహా! ఓహో! అంటే ఉద్యోగ పరంగానే నువ్వు చెప్పేది. హ్మ్. అంటే అప్పటికి పెళ్ళయిపేయింది. తీసుకెళ్ళిపోయావు అమ్మాయిని కూడా.
పెళ్లయిపోయింది. తీసుకొచ్చేసాను. అలా సాగుతా ఉంది. కానీ ఏదో మిస్సవుతున్న ఫీలింగ్ మనం ఇంటికి వెళ్లిపోదాము. నావల్ల కావట్లేదిక్కడ అని చెప్పేసి అనుకుంటూ ఉన్నాను. "ఎందుకు ఇంత సడన్ డెసిషన్" అని చెప్పేసి. ఆహా! నాకు వద్దు ఇంకా. నాకు చిరాకు వచ్చేస్తుంది ఇంకా. హ్మ్. ఆ! నాకింక చిరాకొచ్చేస్తుంది. ఇక్కడ ఉంటే మాత్రం ఇలానే పీఆర్ తెచ్చుకోవాలి అంటే ఇది చేయక తప్పదు. ఈ పీఆరులొద్దు. ఈ గోలా వద్దు అని చెప్పేసనుకొని నేనింక ఈ డిసిషన్ అయితే తీసేసుకున్నాను. ఎళ్లిపోదాం అని చెప్పేసని. అలానే తను ఏకీభవించిందీ హ్మ్.
హ్మ్. అని తను అంది. హ్మ్. అంటే మీ ఇంటికి, ఆహ్, మన భారతదేశం వచ్చేయాలని డి ఆహ్, డిసైడ్ అయ్యారా? ఇద్దరూ కలిసి. అమ్మాయి ఏవంది? తను కూడా ఏవంది? మీ
నిర్ణయం చేసుకున్నాను. నిర్ణయం చేసుకున్నాను. పదివేలొచ్చినా చాలు నాకు. పదివేలొచ్చినా చాలు. నా కుటుంబ సభ్యులతోటి నేను బతకాలి అన్న ఇది నాకొచ్చేసిందననమాటింకా. అంతా హ్మ్. చేసింది. చేసింది. కొన్ని రోజులు ఏడ్చింది. "ఇంత కష్టపడ్డావు నువ్వు 5ఏళ్లు కష్టపడ్డావు ఇలాగ నీ ఉద్యోగం కోసం, ఇంత బాధపడ్డావు. అది ఇది అని చెప్పేసనుకుంటా" పర్లేదు.
త మరి తను సపోర్ట్ చేసిందా? ఆహ్, మీ వైఫ్ కూడా? తీరా వచ్చి చేతికొచ్చి సంపాదన బావుంది అనే ఆహ్, అప్పు ఇప్పుడేంటి ఇలాంటియి మళ్ళీ.
బావుంది అనుకునే టైంలో అంటే కొన్ని కొన్ని సార్లెలా ఉంటదంటే, వ్యక్తిగత స్వేచ్ఛ అనేది ఇంపార్టెంట్ మనం ఏం చేస్తున్నాం, ఏంటి అనేది మనకు నచ్చలేదనుకోండి, ఎంత గొప్ప ప్రదేశంలో ఉన్నా గానీ అది మనకు నచ్చదంతే.
చాలాను అది. ఆహ్, నచ్చని పని ఒక్క రోజు చేయగలరు. 10 రోజులు చేయగలరు. ఎన్నాళ్ళని ఈదుకోనెళ్ళగలరు!
హ్మ్. ఆహా! నాకు అది నచ్చే జేర నేను దాంట్లోకి నేను అది కావాలనుకోనే ఎళ్ళాను. కానీ నాకదక్కడికెళ్ళిన తరువాత, అంటే ఎలా ఉంటది అంటే దూరపు కొండలు నునుపు అన్నట్టుగా నాకనిపించిందది. అది.
అది. అలా అన్నట్లుగా అనుకోని నువ్వు వెళ్ళిపోయావు అందులోకి చేరిపోయావు. లోపలికి వెళ్తే గాని అసలు వ్యవహారం తెలీలేదు.
హ్మ్. ఆ! నాకు నేను 4 సంవత్సరాలు చేస్తాను అన్ననీ ఎలా అంటే నేను మళ్లీ అన్న దగ్గరకెళ్లి అన్నా, నేను మళ్ళా జాయినవుతానన్నా అని చెప్పేసి చెప్పలేదు. ఎందుకనంటే అంత మంచి జాబొదిలిపెట్టుకొని దేనికి మళ్ళా అని చెప్పేసని
ఆ! అయితే నీకు మళ్ళీ ఆ పాత ఉద్యోగానికెళ్ళాలని అనిపించిందా? అక్కడ నీకు నచ్చిందన్నావు కదా!
అనిపిచ్చింది. అనిపిచ్చింది. అనిపిచ్చింది. ఖచ్చితంగా అనిపిచ్చింది. ఎంత మంచిగా ఉండేదంటే నాకంత మంచిగా ఉండేదక్కడ. అక్కడ స్వేచ్చుండేదంతా కూడాను, నాకిలాగ రోబోటిక్‌గా ఉండటం అనేది నాకు నచ్చేది కాదసలకి. <smacks lips> ఆహ్, నాకింక చిరాకొచ్చేసి నేను మూవయిపోయాను ఇంక అక్కడ నుంచి. వచ్చేసేసా.
అది. హ్మ్. మొత్తానికి నీకు స్వేచ్ఛతో కూడిన, ఇష్టంతో కూడిన ఉద్యోగానికే నువ్వు ఆహ్, ఓటేశావు, ప్రిఫ్ ఆహ్, ప్రిఫరెన్సిచ్చావు. అలా ఇద్దరూ ఒకళ్ళకొకళ్ళు, ఆ అమ్మాయి నీకు సపోర్ట్ చేయడం వల్ల నీకు నచ్చిన ఉద్యోగంలోకి మారావు. బాగుంది. చాలా చక్కని విషయాలన్నీ మాట్లాడుకున్నాం. ఏ మళ్లీ కలుద్దాం. మళ్లీ మాట్లాడుకుందాం. ధన్యవాదాలు.
అన్ని అన్ని అన్ని అన్ని అన్ని హ్మ్, వచ్చేసాను నేను మళ్ళా. హ్మ్. అ అర్థం చేసుకొని, అర్థం చేసుకొని వచ్చాం అనమాటిలాగ. అది, హ్మ్. నాకు మాట్లాడటం తప్పకుండా. ధన్యవాదాలు. ధన్యవాదాలు.